అది. అలావుంటుంది. అయితే ఈ స్ట్రీమింగ్ వచ్చినప్పటికి, కొంచెం ఈ మధ్య కాలంలో థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది బాగా తగ్గిందండి. మీరు గమనిస్తే ఒకప్పుడు ఉన్నన్ని థియేటర్లు ఇప్పుడైతే లేవు. మనకి చుట్టుపక్కల మామూలుగా చెప్పాలంటే మనకి ప్రపంచంలోనే ఎక్కువ థియేటర్లున్నది మన మనదే ఆంధ్రప్రదేశ్.
అవునండి. నిజమే. అవును. అవును. అవును. అవును.
ఆ! సెకండ్ చెన్నై, థర్డ్ హైదరాబాద్. ఇలా చాలా ఉన్
కొద్దిగ ప్రపంచంలోనే మన తెలుగు వాళ్ళదెక్కువా? థియేటర్ కౌంట్‌లో?
తెలుగు వాళ్ళదెక్కువ. ఆ! ఇండియావాళ్ళే ఎక్కువండి ప్రపంచం మొత్తంలో.
ఓకే. ఆ! ఇండియా వాళ్ళు ఎక్కువలెండి. ఎందుకంటే జనాభా మనది ఎక్కువ కాబట్టి ఇంక థియేటర్లు విషయంలో మనదే ఎక్కువంటే నేను ఆశ్ ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఓకే. ఓకే. మనవాళ్ళేనా! అయితే తి తి కట్టు బానిసనేది ఊరికే కాదు అయితే మనోళ్ళని.
అవును. అంటే మనకి ఆ! ఏంటన్ మనవాళ్ళే ఏంటంటే, చైన్ అవును. నెక్స్ట్ మీకు చైనాలో ఎక్కువ థియేటర్లుండేవి కానీ ఇండియా‌తో పోలిస్తే చైనా తక్కువ. <smacks lips> అంత ఆ! అంటే చ్ థియేటర్లు చాలా ఎక్కువుండేవి ఒకప్పుడు చైనాలో. కానీ కొంచెం టెక్నాలజీ పరంగా గానో మరి ఏంటో తెలీదు వాళ్ళు సినిమా పరంగా కూడా వెనకపడ్డారిప్పుడు. అప్పుడు ఉన్న పేర్లు ఇప్పుడు లేవు.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. వాళ్ళు సినిమాల కంటే ముందు ఎక్కువ చదువు మీద ఇది ద్యాసెక్కువ‌లెండి వాళ్ళకి.
ఆ! ఏంటండి మీరు గమనించండి. అప్పుడు మనకి జాకీ చానా వాళ్ళు ఉన్నప్పుడు జైట్లీ వీళ్ళు ఉన్నప్పుడయితే థియేటర్‌లో ఇండియాలో కన్నా చాలా ఎక్కువ ఉండేవారు. అయితే ఎప్పుడైతే వాళ్ళ హావా తగ్గిందో నెక్స్ట్ టెక్నాలజీ పరంగా వాళ్ళు ముందుకేళ్తున్నారో సినిమాలనేవి కొంచెం తగ్గాయి వాళ్లకి. <smacks lips> కలక్షన్లు కూడా అంత రావట్లేదు దాని వల్ల ఏమైందంటే ఇండియాలో మాత్రం బాగా పెరిగాయి.
అవును. అవును. అవును. అవును. అవును. ఆ! వాళ్ళు కూడా జాకీ చాన్ హాలీవుడ్డుకెళ్ళిపోయాడు కదా! ఇంకా.
అవును. అలా. అంతేలెండి మరి అలాగే ఉంటుంది. అయితే ఏమైందంటే మనకు థియేటర్లు ఎక్కువ కానీ మీరు గమనించండి నార్మల్ థియేటర్లు ఎక్కడో ఉండేవి బాగా తగ్గుతున్నాయి. ఈ ఐనాక్సులు, ఐమాక్సులు ఇవే ఎక్కువైపోతున్నాయి.
ఆ! అవును. ఇవి ఎక్కువైపోతున్నాయి. అవ ఇప్పుడు నార్మల్‌గా సింగిల్ స్క్రీన్ల థియేటర్లు ఎయైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు తీసేసుకుంటున్నారు‌గా పెద్దోళ్ళు.
అవునండి. నిజంగా ఏంటంటే మనం కొన్ని మాట్లాడచ్చో మాట్లాడకూడదో గాని మనకి పాత ప్రభుత్వాలు వాళ్ళు చెప్పారు. ఏంటంటే మనకి థియేటర్‌కి తగ్గట్టే టికెటుండాలి వాళ్ళ థియేటర్‌కి తగ్గట్టే చేయాలి. కానీ, చాలా మంది అది వినలేదు. <smacks lips> ఇప్పుడు అదే చాలా మంది బాధపడుతున్నారు. ఏంటి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన థియేటర్‌తో పాటు ఒక నార్మల్ ఏంటి ఆ థియేటర్‌కి ఏసీ ఉండదు, సరిగ్గా కుర్చీలు ఉండవు కానీ
అవును. సరిగ్గా ఫ్యా కుర్చీలుండవు. డోర్లు కూడా ఏసుకోరు తెలుసా! కొన్ని థియేటర్‌లో ఎంత చిరాకు వచ్చిందంటే డోర్లు తెరుచుకొని చూస్తారు.
అది.

చాయ్ షార్ట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి రీల్స్ లాగా అది ఒక యాప్ మళ్ళీ. అది చాయ్ షార్ట్స్ ఏంటంటే చానెల్ గూడా కాదు. చాయ్ షార్ట్స్ అని ఒక యాప్ అంట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ లాగా దానికి కొత్త పోటీ ఇచ్చేది ఓ చాయ్ షార్ట్స్ అని యాప్. అన్నీ ఒక్కొక్క మినిట్ ఉండుద్దంట. రీ ఆహ్, రీల్స్. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో ఫీచర్ ఫిల్మ్ ఏదో ఒకటి తీస్తారండి. అదేంటంటే ఈళ్ళు ఒక్కొక్క మినిట్ కట్ జేసేసి స్వైప్ చేసుకోవటం. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అట్లాగా.
అబ్బో! హ్మ్. హ్మ్. అర్థమైంది. అద్ది భలే ఉంది కానీ చూడండి ఇది కొన్ని రోజుల్లో క్లిక్ అయిపోద్ది. అవునవును. అవును.
ఇప్పుడు మనకి ఇన్స్టా రీల్స్‌లో పెడతారు గదా! వెయిట్ ఫర్ పార్ట్ 2 అని జెప్పేసి అట్లాగే దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2 ఎపిసోడ్ లాగా వస్తాయి. 1 మినిట్ ఎపిసోడ్‌లు.
బావుంది. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్‌ల్లోని మీకు ఇన్స్టాగ్రామ్‌లో ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి. మనకి ఆ! కానీ ఖచ్చితంగా ఇలాంటివి క్లిక్ అవుతాయి కూడా ఎందుకంటే జనాలు అవే ఇష్టపడుతున్నారు. <smacks lips>
అవును. అవును. అవే ఇష్టపడతారు. ఎందుకంటే ఈళ్ళీ సినిమా కొంతమందికి ఆ! అంతసేపు ఇప్పుడు అంతకెందుకు నేనే ఆహ్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఒకప్పుడు సినిమాలు ఎంత పిచ్చిగా చూసేవాడినో. నిద్ర ఆపుకొని మరి. నగ నైట్‌లు పూటలు సెకండ్ షో‌లకెళ్ళి అసలు యుద్ధాలు చేసేవాడిని. ఆహ్, కొన్ని కొన్ని సినిమాలైతే దొరకనప్పుడు ఏదో టోరెంట్‌లోనో ఏదో అక్కడికెళ్ళి ఇక్కడికి వెళ్లి వెతుక్కొని సబ్‌టైటిల్ అకౌంట్స్ తెచ్చుకొని అయి 2 లింక్ చేసుకొని ఎంత తిప్పలు పడేవాడిని ఇప్పుడన్నీ మనకి ఓటిటి‌లో ఫ్రీ‌గా దొరికేస్తున్నప్పుడు ఆహ్, ఫ్రెండ్ అకౌంట్ తీసుకొని చూసేయటం అయిపోవాలి. సినిమా అయిపోయింది. ఇంకా నేనే ఉన్నాను.
సినిమాలో కూర్చోవడం కూడా ఎవరు ఇష్టపడట్లేదు. <laughs> నిజంగా. అవును. అవును. ఇది మాత్రం నిజంగా జరుగుతుంది. ఏంటంటే మొన్న నేనిలాగే వైఫై కొత్తది మార్పించుకున్నాను. అంటే కొంచెం ఎక్కువ 100 ఎంబీపీఎస్ వస్తుందని చెప్పి నేను మార్చుకున్నాను. అయితే 35 ఓటీటీ ఛానల్‌లు వస్తున్నాయి. ఏంటి? 35 ఓటీటీ చానెళ్ళా? ఏంటి? మహా అయితే ఆ! మనకు మహా అయితే తెలిసిన ఒక 5 నుంచి 10 మధ్యలో అంటే 35 ఏమున్నాయిరా బాబు అంటే
ఓకే. ఓకే. ముప్పై ఐదు ఓటిటి‌ చానెల్‌లు. అదే గదా! న మ ప్రైము నెట్ ఫ్లిక్స్, మహా ఐతే ఆహా లేకపోతే హాట్ స్టార్, జీ ఫైవ్, సోనీ లీవ్ ఇవి తప్ప ఇంకేం తెలుసు మనకి.
అమెజాన్. అవును. అది. ఇది నిజమైనమాట. ఇవి తప్ప మనకేం తె కానీ ఏంటండి ఏవేవో ఉంటున్నాయి. కొత్త కొత్త పేర్లుంటున్నయి నిజంగా షాక్ అయ్యాను. అయితే అనుకున్నానన్నమాట. ఈడు ఎన్ని 35 కాదు 40, 50 ఇచ్చినా కూడా మేము చూసేది మాత్రం ఆ నాలుగైదే కదా! <chuckles> అనేసనుకున్నాను.
అదే గదా! అదే మన చిన్నప్పుడు గూడా మనకి అది డీటీహెచ్ చానెల్స్‌ఓడొచ్చేసి ఇన్ని చానెల్లొత్తాయంటే మనం జూసేదేముంది జెమినీ, మా టీవీ పాటలు కావాలంటే సిటీ మ్యూజిక్కు న్యూస్ కావాలంటే టీవీ నైన్ ఇది తప్ప ఇంకేం చూస్తాం మనం.
<laughs> నిజంగా. ఇలానే ఉంది. ఈ ఓటీటీ పరిస్థితి కూడా. అయితే నేను సినిమా థియేటర్‌ది, స్ట్రీమింగు వేరు వేరు అనుభవాలని ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు మనం థియేటర్‌కెళ్తామండి. యెళ్ళేది మనతో పాటు మన ఫ్రెండ్స్‌తో వెళ్తాం లేదంటే మొదటి రోజు సినిమాకెళ్తూ ఉంటాం. అక్కడ ఏముంటుంది మొదటి రోజు ఫుల్లుగా హడావిడి గోల, పేపర్‌లు విసురుకోవడం. ఆ! <smacks lips> నిజంగా.
అవును. ఆ ఈలలు, గోలలు, పేపర్లు అయేసేసుకోవడం ఇది ఎక్కువుండిద్ది ఈ హడావిడి కోసమే యెళ్తాం.